సో, లైఫ్ అనేది, ఎవరికైనా సరే లీడవ్వాలి అంటే, చిన్న చిన్న బేసిక్ థింగ్స్ అనేవి ఉంటాయనమాట. ఉదాహరణకు జెప్పాలంటే డబ్బు. ఎందుకంటే, డబ్బులేందే ఏది రాదు కాబట్టి. సో డబ్బు ఉండాలి. ఎందుకు ఉండాలి డబ్బు, షెల్టర్ ఇవన్నీ ఉండడానికి. <smacks lips> ఒక చిన్న మనం అనుకున్న లైఫ్ లీడ్ జేయాలంటే, డబ్బు అనేది అవసరం కదా! సో ఎట్ ద సేమ్ టైమ్ ఏంటి అంటే, స్వేచ్ఛ కూడా కావాలనమాట. ఎంతసేపు ఆహ్, పంజరంలో చిలుకలాగా ఉంటే అవ్వదు కదా! సో మరి, మీ లైఫ్‌లో మీకు డబ్బు ముఖ్యమా? స్వేచ్ఛ ముఖ్యమా? ఏది ప్రాధాన్యత ఇస్తదనేది అనేది చెప్పండి.
అవును. <chuckles> అంతేండి ఆ! నన్నడిగితే ఇదొక డిఫరెంట్ క్వశ్చన్. అంటే, లైకు రెండూ కావాలంటాను నేనైతే. మనకి ఫ్రీడము కావాలి, డబ్బు కావాలి. రెండిట్లో ఏది లేకపోయినా రెండూ ఎందుకంటే, ఇప్పుడు డబ్బులెందుకు అంటే ఫస్ట్ పాయింట్ మనకి ఏదైనా, మనకి మనీతోనే లింక్. మనం అనుకుంటాం, మనం ఏది సంతోషాన్ని గాని, దేన్ని మనం డబ్బుతో కొనలేమని. బట్, మనం ఏది చేయాలన్నా డబ్బులుండాలి మనకి. మనకు సమాజంలో ఒక గౌరవం కావాలన్నా, లేదంటే ఒక 10 మంది మనల్ని మెచ్చుకోవాలన్నా, లేదంటే మనం చూసింది గొప్పగా వాళ్ళు, మనం ఒక ఫంక్షన్‌కెళ్తే మనల్ని, ఆ! వాళ్ళొచ్చార్రా అని ఒక ఫీల్ మనకి తెలియకుండానే ఒక రెస్పెక్ట్ ఇస్తుంది. డబ్బెప్పుడు, రెస్పెక్టిస్తది మనకి.
ఆహా! రెండూ ఎందుకు? హ్మ్. ఓకే. హ్మ్. హ్మ్. ఓకే. ఓకే. సో డబ్బే ఇస్తుందంటారా? లేకపోతే, మనుషులకి కొన్ని విలువలనేవి ఉంటాయి గదా! లైక్ ఎదుటు వాళ్ళను గౌరవించడం కావచ్చు, మంచిగా మాట్లాడడం కావచ్చు. ఇది ఎలాంటి గౌరవాన్ని ఇవ్వలేదంటారా? అంటే, మీరిందాక ఆ డబ్బేస్తుందన్నారు కదా! దానికి అడుగు చ్ అడుగుతుందనమాట.
ఆ! అది ఆ! డబ్బు ఇస్తుంది కానీ, క్యారెక్టర్ కూడా ఉండాలి మనిషికి. ఒకల్ అప్పుడు ఫర్ ఎగ్జాపుల్ ఇక్కడ రెండిట్ ఈ రెండిటిలో కూడా ఆన్సర్స్ ఏంటంటే. ఒకటోది, ఆహ్, ఒక చాలా మంచి వ్యక్తి ఉన్నాడు. తను ఒకా, వాచ్‌మెన్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అతను చాలా మంచివాడు, చాలా బా చేస్తాడు. అన్ మంచిగా మంచిగా బతుకుతున్నాడు. బట్, ఒక చెడ్డవాడున్నాడు. వాడు ఏ పెద్ద పొజిషన్‌లో ఉన్నారు, బాగా డబ్బు ఉన్నోడు. బిజినెస్‌మేన్. సో సొసైటీ రెస్పెక్ట్ ఎప్పుడు ఆ బిజినెస్‌మ్యాన్‌కి ఇస్తుంది. ఎందుకంటే, తన దగ్గర మనీ ఉంది కాబట్టి. అలాగే, ముందు రెస్పెక్టిస్తుంది, పక్కకెళ్ళి తిట్టుకుంటారు. ఏంటంటే, ఆడికి అంతా డబ్ డబ్బుందని పొగర్రా కాకపోతే చాలా ఎగస్ట్రాలు ఎక్కువ అంటారు గాని, ఆడికి ఎదురైపోగానే, ఆ సార్ సార్ అని చెప్పి కాళ్లట్టేసుకుంటారు.
ఓకే. ఆ! ఆ! ఓకే. అవునవును. వాస్తవం అండి మీరనింది గూడా.
ఆ! అలాగే ఇక్కడ ఈ వాచ్‌మెన్ దగ్గరేమవుతుందంటే ఫస్ట్ వెళ్ళేటప్పుడు చిరాకు పడతారు. ఏంటి నువ్వు అది ఇదని అరుస్తారు కానీ, తర్వాతేమనుకుంటారు చాలా ఎంత వ్యక్తిత్వం ఉన్న మనిషో ఇలాగుంటాడు అది ఇదని పక్కన మాట్లాడుకుంటారు. సో, ఈ రెండు ఉండాలి. ఓకే, మనిషి క్యారెక్టర్ ఎంత విలువో బట్ డబ్బు ప్లస్ క్యారెక్టర్ ఉంటే మాత్రం వాళ్ళనాపలేరండి. వాళ్లెక్కడికైనా వెళ్ళిపోతారు. ఒక మంచి మ
ట్రూ, ట్రూ. కానీ కొన్ని కొ కొంతమందికెలా అంటే చాలామంది మంచి వాళ్ళు ఉంటారనమాట. వాళ్లకెలా ఉంటుందంటే ఇప్పుడు ఉదాహరణకు పేదవాళ్ళు తీసుకోండి. వాళ్లొకరికి సహాయం చేస్తూ, సహాయం చేస్తూ అసలు వాళ్ళకేం కావాలనేది వాళ్ళు చూసుకోరనమాట. డబ్బులు కూడా రావు. సో, అంటే మీరిందాక అన్నారు కదా! మంచి క్యారెక్టర్ ఉంటే, డబ్బు ఉంటే ఆపలేని వాళ్ళున్నారని. సో, క్యారెక్టర్ ఒక్కటి సరిగ్గా ఉంటే డబ్బు ఆటోమేటిక్‌గా వస్తుందంటారా? అసలు డబ్బు ఏ విధంగా వస్తుందో ఒకరి జీవితాల్లోకి చెప్పండి.
అవును. హ్మ్. <coughs> ఆ! అ ఆ! డబ్బు ఏ విధంగా వస్తుంది చెప్తాను, క్యారెక్టర్‌కి డబ్బుకి సంబంధం ఉండది. మనం ఎంత మంచోళ్ళమైనా ఆ డబ్బు వచ్చేదు. అలాగని చెడ్డవాళ్ళమని డబ్బెళ్ళిపోదు. ఏదో ఒకటి ఆ రెండు లింక్ ఉంటుంది. మరొక ప్రశ్న ఏంటంటే ఆహ్, డబ్బెలా వొస్తుంది? ఇది. సింపుల్ లాజిక్ 2 రకాలుగా డబ్బులొస్తున్నాయండి. ఒకటి మీ తాత ముత్తాతలు ఆస్తి బావుండాలి. అంటే మీరు పుట్టుకతోనే డబ్బున్నోళ్ళవ్వాలి.
ఒకటి! ఓహో! హుహు. ఇంకోటి?
ఇది చాలా ఈజీ మెథడ్. ఎందుకంటే, మనం పట్టుకుతోనే డబ్బున్నోళ్ళు కాబట్టి, మీకు ఏ ప్రాబ్లమ్సుండవు నీట్‌గెళ్ళిపో
హ్మ్. అవును. వాస్తవం.
రెండోదేంటంటే, మనంతర మనం డబ్బులు సంపాదించుకోవం. ఇది కొంచెం క్రిటికల్. బట్ దీంట్లోనే లైఫ్ మజా ఉంటది.
అంటే, ఏ విధంగా అంటారు?
అంటే, ఇప్పుడు సింపులండి. మనం ఏదైతే కష్టపడుతున్నామో మనం కష్టపడి ఏది మనం చేయాలనుకున్నది చేశామనుకోండి, డెఫనిట్‌గా మనం, ఒక రేంజ్‌కెళ్ళిపోతాం. ఒక ఊపు, ఒకా మనలో ఉన్న అ అత్యుత్సా అత్యుత్సాహం గాని, మనకెలా ఉంటుందంటే, మనం ఏదో ఓటి సాధించాలి, ఏదైనా గొప్పగా చేయాలనే ఒక కోరిక మనలో కలుగుతుంది.
అవునవును. వాస్తవం, వాస్తవం. కానీ చాలామంది చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటారు కదా! సో, ఏ పని చేశినా కూడా డబ్బు అనేది వస్తూ ఉంటుంది కదా. కానీ వాళ్ళ లైఫ్‌లో వాళ్ళకి సరిపడా డబ్బు రావాలంటే ఏ ఏ పని చేస్తే బావుంటుందంటారు? ఎలా డబ్బొస్తుందంటారు?
హ్మ్. సో హ్మ్. హ్మ్. ఆ! డబ్బులు రావాలి అంటే మళ్ళీ 2 మార్గాలుంటాయండి. ఒకటి ఉద్యోగం చేయడం, సేఫ్. ఏంటంటే, ఒక సేఫ్ ఉద్యోగంలోకెళ్తాం. ప్రతి నెల మనం చేసినా, చెయకపోయినా, మన ఓనరు మనకి అమౌంటిస్తారు. మనకు ఆ డబ్బులతో మనం గడిపేయొచ్చు. రెండోది బిజినెస్. ఇది కొంచెం రిస్కి. కానీ, క్లికయితే మాత్రం ఆన్ ఆ జీవితంలో వాళ్ళ సంపాదించిన డబ్బులంతా వీడు కొన్ని ఇయర్స్‌లోనే సంపాదించేస్తాడు.
యాహ్! బిజినెసంటే, ఏ రకమైన బిజినెసంటారు?
ఆహ్, బిజినెస్సంటే అది వాళ్ళ, వాళ్ళ ఇష్టం బట్టి ఉంటుందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఆహ్, మనకొక ఫుడ్ బిజినెసిష్టం. ఒక రెస్టారెంట్ పెట్టాలని ఉంటుంది. అది క్లిక్కయిందనుకోండి, మొత్తం ఊపు ఊపేస్తారు. ఎలాగుంటదంటే ఇంక డబ్బొచ్చి పడిపోద్ది మీ మీద.
అవును. మీరనింది వాస్తవమే. కాకపోతే ఆ రెస్టారెంట్ పెట్టాలి అన్నా కూడా ఇన్వెస్ట్‌మెంట్‌ కావాలి కదా!
అంతే కదండీ ఇప్పుడు ఇన్వెస్ట్‌మెంట్‌కైనా ఒక డబ్బులంటూ ఉండాలి. ఆ డబ్బులైనా మనం సంపాయించుకునేలా ఉండాలి. ఇప్పుడు ఒక డబ్బులంటూ మనం మొదలుపెట్టామూ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి నేను చెప్పాను కదా! మనకు ఆల్రెడీ డబ్బులున్నాయి. వాళ్ళు బిజినెస్ పెట్టడం చాలా ఈజీ మెథడ్. అలా కాకుండా వ అవతల వాళ్ళకి డబ్బులు లేవసలు. వాళ్ళదే మొదలుపెట్టాడం. అప్పుడేం చేస్తారు? సమ్ ఏదైన ఒక లోన్ తీసుకోడమో, లేదంటే ఎవరి దగ్గరైనా డబ్బులు తెచ్చుకోడమో, ఏదో ఒకటి చేసి ఒక ర్యాండమ్ ఫస్టొక పెట్టుబడంటూ పెడతారు. అలాగే దాసుకుని డబ్బులు కూడా ఉంటాయి కదా! అప్పటికే సేవింగ్స్ ఏదో విధంగా.
అవును. హ్మ్. అవునవును. కరెక్ట్.
సో, బిజినెస్ పడు అది క్లిక్కయిపోయిందనుకోండి రిస్క్ చేసినందుకు, మీకు ఆ డబ్బులు రిటర్న్ అందరె డెబిట్సన్నీ క్లియర్ అయిపోతాయి, మనం సెటిలయిపోతాము. చాలా హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తాం. అదే గాని పొరపాటున గాని, అది గాని మనకు సెట్టవ్వలేదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అది బిజినెస్ ఫ్లాప్ అయిందంటే మనం చాలా దారుణమైన ఫే పరిస్థితిలోకెళ్ళిపోవాల్సొస్తుంది.
హ్మ్. వాస్తవమే. అవునా! యాహ్! మీరన్నది వాస్తవమే. మరీ ఇప్పుడు డబ్బున్న వాళ్ళకి స్వేచ్ఛ ఉంటుందంటారా? లేకపోతే ఉండదంటారా? లేకపోతే ఈ స్వేచ్ఛ అనేది ప్రతి ఒక్కరి లైఫ్‌లో ఉంటుందా? డబ్బయితే ఖచ్చితంగా సంపాదిస్తేనే ఒస్తుంది. అండ్ మీరు ఫస్ట్‌లో ఒక పాయింట్ చెప్పారు. తాతల ఆస్తి ఇలా ఉంటే ఇంకా బంపర్ ఆఫర్ అన్నట్టు. సో, ఇన్‌కేస్ అలా లేనప్పుడు మాత్రం డబ్బులో అయితే కష్టపడాలి. కానీ స్వేచ్ఛలో నిజంగా కష్టపడాల్సిన అవసరం ఉందా? స్వేచ్ఛ అనేది చాలా అంటే, ఎవరి లైఫ్‌లో వాళ్ళకి పర్సనల్‌గా ఉంటుంది. దాన్ని గుర్తించట్లేదు వాడుకోట్లేదంటారా?
ఆ! స్వేచ్చ అనేది ఇట్స్ ఎ డిఫరెంట్ అండి. ఇప్పుడు డబ్బుకి స్వేచ్చ‌కి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. స్వేచ్చంటే, మనం ఫ్రీగా బతకడం. అది వాళ్ళ వాళ్ళ ఇండివిడ్యువ్యాలిటీ బట్టి వుంటది. కొంతమందేంటంటే ఆహ్, చాలామందేం జెప్తారంటే నేనొక ఆ! ఫర్ ఎగ్జాంపుల్ నా నా దృష్టికోణంలో చెప్తున్నానిది. ఆహ్, కొంతమంది ఏమంటారంటే, ఒక పల్లెటూరుంది. ఆ పల్లెటూరులో ఒక వ్యక్తివున్నాడు. ఆ వ్యక్తి రోజు మార్నింగ్ లెగిసి, వాకింగ్‌కెళ్తాడు. తర్వాత ఒస్తాడు చద్డన్నం తింటాడు. ఆహ్, పొలం పొనులకెళ్తాడు. హాయిగా పొలం పొనులు చేసుకుని ఇంటికొస్తాడు. మంచిగా ఫుడ్ తిని ఆరుప ఆరుబైటన పడుకుని హాయిగా నిద్రపోతాడు. ఇది కదా జీవితం. ఒక అప్పు లేదు. ఏది లేదు. ప్రశాంతమైన జీవితం ఇదే కదా స్వేచ్ఛ అనంటారు.
హుహు. యాహ్! యాహ్! చెప్పండి. హుహు. అవునవును. ఇప్పుడు నేనదే అందాంనుకున్నా. అరే! మంచి లైఫ్ కదా అని.
ఆ! బట్ యాక్చువల్లీ ఇది బెటర్ లైఫా? అంటే, ఇతను ఏదైతే జీవించాడో, వాళ్ళ పిల్లోడు అదే జీవించాలని డిసైడ్ చేసినట్టేండి దానర్థం.
అదేంటది? ఇప్పుడు అతని లైఫైయితే అతని ఇష్టము. కానీ, వాళ్ళ పిల్లలు కూడా ఇదే చేయాలనడం కొంచెం తప్పేమో అనిపిస్తోంది. హ్మ్.
ఏ ఈళ్ళు పిల్లలకి ఏం చేసాడతను? డెఫినెట్‌గా మనం చెప్తాం చూడండి. మనం పుట్టేటప్పుడు మన ఫాదర్ మనకేమి ఇవ్వలేదనుకోండి, అది ప్రాబ్లమేం కాదు. మనం ఏదోటి సంపాదించాలి. బట్ రేపు పొద్దున మన పిల్లలకి మాత్రం ఖచ్చితంగా మనమివ్వాలి. మనం అదే మైండ్ సెట్‌తోని నేను ఏమివ్వను. వాళ్ళే సంపాదించుకోవాలి. నేను అర్థం చేసుకున్నట్టే, పిల్లలు కూడా అర్థం చే ఇది కరెక్ట్ కాదు. ఏంటంటే మీ ఫాదర్ మీకిచ్చినా ఇవ్వపోయినా, మీ పిల్లలకి మీరు మాత్రం ఖచ్చితంగివ్వాలి. అది మైండ్‌లో పెట్టుకునేటప్పుడే, డెఫినెట్‌గా మీరు క్లికవుతారు. ఇప్పుడు ఆహ్, మీ బాబు గాని, పాప గాని మీకు పిల్లలుంన్నారనుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా, వాళ్ళేం అడిగినా మనం కొనేలాగుండాలి. అది వాళ్ళేదైనా అడిగేటప్పుడు ఫలాన "నాన్న నాకు పాలనది కావాలి" అన్నప్పుడు, మీరు తణువుకున్నారనుకోండి జేబు చూసుకొని, అక్కడ మీరు ఫెయిలైయిపోయినట్టు. అక్కడ స్వ స్వతంత్రం స్వేచ్ఛ ఉండదు, ఒక తెలియని ఒక బాధ కలుగుతుంది మీకు. ఏంటంటే అయ్యో! నా పిల్ నా పిల్లలు అడిగింది నేను చయలేకపోయనే అనేసి, అదుండకూడదు.
అవును. ఓకే. అవునవును. ఓకే. అవును. ఓకే. యాహ్! మీరన్నది... మీరన్ మీరన్నది వాస్తవమే. కాకపోతే కొంతమంది పేదవాళ్ళుంటారు కదా! సో అలాంటి వాళ్ళు, వాళ్ళ స్థమతనేదే చాలా చిన్నగా ఉంటది. కూలి పని చేసుకుంటూ పని జేస్తూ ఉంటారు. మరి అలాంటి వాళ్ళు ఎలా ఇవ్వగలరు? వాళ్ళ పిల్లలకి కోరుకున్నవన్నీ?
అవును. అవును. మీరు అన్నారు కదా! ఇప్పుడు ఆహ్, పేదవాళ్ళు ఆహ్, చదువులు కానీ మీరు గమనించినట్టయితే, వాళ్లెంత పేదవాళ్ళవ్వనివ్వండి ఆళ్ళ పిల్లల్ని చదివిద్దామనే చూస్తారు.
వాస్తవం అండి. వాస్తవం.
ఎందుకంటే ఆ పేదరికం వాళ్ళకిష్టం ఉండదు. ఒక పేదవాడినెళ్ళి నీకీ పేదరికం ఇష్టమా? అంటే వాడిష్టం లేదని చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు ఇష్టం లేదని. ఎందుకంటే ఎవరు అందులో ఉండాలనుకోరు. కానీ పరిస్థితుల ప్రభావమో లేదంటే, వాళ్ళ సిట్యుయేషన్స్ వల్లో అలా జరుగుతుంది. సో, వాళ్లెం చేస్తారంటే, ఇప్పుడు వాళ్ళు ఇప్పటికిప్పుడు వాళ్ళ డబ్బున్నోళ్ళయిపోలేరు. సో, డబ్బుండాలి. నేను డబ్బున్నోడినవ్వాలంటే వాళ్ళకున్న ఒకే ఒక్క గోల్ నీ పిల్లలని నువ్వు చదివించుకోవాలి. కనీసం, ఒకటి వాళ్ళు పెద్దయిన తర్వాత మంచి వాళ్ళైతే వీళ్ళని బాగా చూసుకుంటారు. వీళ్ళు సెటిలయిపోతారు. లేదు వాళ్ళు మంచోళ్ళు కాదులే కాదనుకోండి, కనీసం నీ నీ మీ ఫ్యామిలీ సైకిల్ లోని ఒకడైనా కొంచెం డబ్బున్నోడవుతాడు.
వాస్తవం. ఓకే. వాస్తవం. హుహు. సరే
పక్క నుండి నీ మనవళ్లు ఆళ్ళు, వాళ్ళు రిచ్‌గా ఉంటారు.
వాస్తవం, వాస్తవం. మీరనింది కూడా నూటికి నూరు శాతం కరెక్టే. ఇప్పుడు డబ్బు అవసరం. అట్ ద సేమ్ టైమ్ స్వేచ్ఛ కూడా అవసరం అంటున్నారు కదా! డబ్బనేది మీరిందాక చాలా మార్గాలు చెప్పాలి. ఎలా ఎలా సంపాదించాలి అన్నట్టు. ఇప్పుడు స్వేచ్ఛ విషయానికొస్తే, ఒక మనిషి రెక్కలు విప్పుకొని ఎగరాలి అనుకుంటాడనమాట. కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళని కంట్రోల్ చేస్తరు. ఇందాక మీరు చెప్పిన ఎగ్జాంపుల్. అదే కాకుండా పెళ్లి కావచ్చు, ఏదైనా ఒక బంధం అనేది బంధిస్తూ ఉంటుంది. దాంట్లో నుంచి ఏ విధంగా స్ స్వేచ్ఛని పొందాలి అంటారు?
హ్మ్. అవును. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ పెళ్లి అనేది ఒక అమ్మాయికైన, అబ్బాయికైన, చాలా జీవితంలో ఇంపార్టెంట్. మీరు, మీరు ఎలా ఎంజాయ్ చేయండి, మీరు ఏం తిరిగినా, లేదా స్కూల్ లైఫ్‌లో, కాలేజీ‌ లైఫ్‌లో సరదాగా మీరు సినిమాలకెళ్ళినా ఎలా చేసిన, ఏందైనా చెల్లుతది గానీ, మ్యారేజనేది చాలా ఇంపార్టెంట్. ఒక అమ్మాయి అయినా, అబ్బాయి అయినా సెలక్షననేది ఎలా జేసుకోవాలంటే, ఒక ఇద్దరు అండర్‌స్టా‌డింగ్‌లో ఉన్నారా లేదా అన్నది, ఒ ఒకటికి వంద సార్లు ఆలోచించుకోవాలి. ఎందుకంటే, మ్యారేజ్ లైఫ్‌లో ఒసారి అవుతుంది. సో
ఓకే. వాస్తవం. కాకపోతే, ఇవన్నీ అరేంజ్ మ్యారేజెస్‌లో పాజిబుల్ అంటారా?
అరేంజ్డ్ మ్యారేజ్‌కొచ్చేసరికి ఇప్పుడు ఏమవుతుందంటే- అంటే, ఒకటండి, లవ్ మ్యారేజయినా అరేంజ్డ్ మ్యారేజయినా ఏంటంటే ఒకటే. ఇప్పుడు ఆహ్, లవ్ మ్యారేజ్‌లోని స్టార్టింగ్ స్ట్రేంజెస్ కాస్త లవ్ చేసుకుంటారు. ఇక్కడి ఇద్దరు స్ట్రేంజర్స్ పెళ్లి చేసుకుంటారు. లవ్ మ్యారేజ్‌లోనే ముందే తెలిసిపోతుంది క్యారెక్టర్స్. ఇదా ఆ క్యారెక్టర్. మ్యారేజ్‌లో ఏంటి తెలీదు. అక్కడికెళ్ళిన తర్వాతే తెలుసుకోవాలి. పైగా ఇప్పుడు కూడా మీరు తెలివితేటగా ఏం జేస్తున్నారంటేవండి, ఒకప్పుడల కాదు ఏదో పెళ్లి చూపులకెళ్ళి, ఒచ్చే నా వచ్చే నెల మంచి మహుర్తం ఉంది పెళ్లి చేసేద్దా అలాగా ఉండట్లేదు. ఫస్ట్ రిసెప్షన్ పెట్టుకుంటున్నారు, ఒక 6 నెలలో, సంవత్సరమొ తీమ్ తీ టైం తీసుకొని పెళ్లి చేసుకుంటున్నారు. అంటే, ఈ టైం‌లో ఒకళ్ళని ఒకకళ్ళ అర్థం జేసుకుంటారు కదా! అనేసి.
అవును. ఓకే. హ్మ్, హ్మ్, హ్మ్. ఓకే. అవును.
ఇది ఒక స్ట్రాటజిక్ మూవే అవ్వ అయ్యుండొచ్చు. అంటే
యాహ్! ఆహ్ మీరు చెప్పింది కూడా వాస్తవమే. కాకపోతే అటు అరేంజ్ మ్యారేజయినా, లవ్ మ్యారేజయినా వాళ్ళ మధ్య అండర్‌స్టా‌డింగుండాలి. ఆ అండర్‌స్టా‌డింగ్‌ నుంచే స్వేచ్ఛ అనేది ఒస్తుందంటారా?
ఒక వైఫ్ అండ్ హస్బండ్. ఓ ఖచ్చితంగానండి. వాళ్ళిద్దరు అండర్‌స్టా‌డింగిప్పుడు మీకు మూవీస్ బా ఇష్టమండి. తెగ మూవీస్ చూస్తూ ఉంటారు. సడెన్‌గానె మీకు మ్యారేజయింది. మీ హస్బెండ్‌కి అసలు ఎంటర్టైన్మెంట్ యాంగిలే లేదు. అసలును ఎక్కువగా నవ్వరు కూడా. మీకెలా ఉంటుందంటే, అప్పుడు మీరన్నట్టు పంజరంలోకెళ్ళిపోయినట్టు ఉంటది. ఇంక లైఫంత, అలాగే బతకాలన్న ఒక, ఒక ఎమోషన్ మీకు మిమ్మల్ని మిం తినేస్తుంది మీ లైఫిలాగే ఇంతేనా అని. అదేగాని, మీ మీకు నచ్చినట్టే అవతలవాయనకి కూడా ఎంటర్టైన్మెంటు, సినిమాలిష్టం అనుకోండి. మీ లైఫెలాగుంటదొ ఆలోచించండి. ఇద్దరు కలిసి సినిమాలకెళ్తారు. ఇద్దరు కలిసి జాబ్ చేసుకుంటారు. ఇద్దరు కలిసి ఎళ్ళి తిరుగుతారు. ఇప్పుడు ఎప్పుడైన పార్ట్నరనేది చాలా ఇంపార్టెటండి. ఇప్పుడు ఒక అబ్బాయె ఉన్నాడు. తనెంతోమంది అమ్మాయి ఈ స్కూల్ ఏజ్ నుండి కాలే స్కూలులో ఒక అమ్మాయితో ఇష్టపడ్డాడు. లేదా ఇంటర్ లే ఈన్ ఈ అమ్మాయిలతోన్న ఇష్టపడ్డామా లేదా అన్నది కాదు. మ్యారేజ్ దగ్గరకొచ్చేటప్పటికి.
ఓకే. హుహు. హ్మ్. ఓకే. అవునవును. అవును. హ్మ్. అద్భుతంగా ఉంటుందసలు. యాహ్! హ్మ్.
నువ్వు ప్రేమించిన అమ్మాయి. నీ మ్యారేజ్ తర్వాత కూడా ఎలా ఉంటుంది? నీ పేరెంట్స్‌తో ఎలా ఉంటుంది? నీతో ఎలా ఉంటుంది? తను జాబ్ చేస్తే ఎలా మారిపోతుంది? లేదంటే తను జాబ్ చేసినా మీతో ఎంత బావుంటుంది? ఇలాగ కొంతమందికేంటంటే చిన్న యారోగెన్సీ వస్తుంది అమ్మాయిలకి. ఆహ్, మ్యారే ఓన్‌గా జాబ్ చేస్తే. బట్ కొంతమంది అమ్మాయిలుంటారండి. నిజంగా ఆళ్ళు దేవతలని చెప్పొచ్చు ఆళ్ళని.
యాహ్! అవును. ఓకే. అండ్ ఇంకోటి, మీరిందాక అన్నారు కదా! ఇవన్నీ చూసుకోవాలి ఆమె ప్రేమిస్తుంది. పెళ్ళ ఆయనకి ఎలా ఉంటుంది? పేరెంట్స్‌తో ఎలా ఉంటుందని. ఇవన్నీ ఒక్క చూపులోనే ఎలా తెలుసయి ఏం లేదన్నా టైం అనేది స్పెండ్ చేస్తే తెలుస్తుంది గదా! మీరన్నట్టు లవ్ మ్యారేజ్‌లో అనుకో వాళ్ళకి చాలా టైం ఉంటుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే, ఒకరికొకరు ఇష్టపడితేనే లవ్ అవుతుంది. కానీ అరేంజ్‌లో అంత టైం ఉండదు గదా! అంత పెళ్లయ్యాక అతను నిజంగా మంచి వాడయితే, ఆమె లైఫ్ చాలా అద్భుతంగా ఉంటుంది. కానీ ఒకవేళ, అలా లేడు. చెడ్డగా ఉన్నాడనుకోండి. అలాంటప్పుడు ఆమె లైఫనేది నాశనమైతుంది గదా! సో, అలాంటప్పుడు ఆమె స్వేచ్ఛనంతా కోల్పోయినట్టే గదా! మరి ఇలాంటి వాళ్ళకి స్వేచ్ఛ అనేది ఏ విధంగా లభిస్తుందంటారు?
ఎందుకంటే హ్మ్. హ్మ్. అంతే. ఆ! అలాంటి వాళ్ళకి స్వేచ్చ అంటేనండి, ఒకటి వాళ్ళ చేతుల్లోనే ఉంటుందండి. ఇప్పుడు మీ మీకు ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత నే అతను నీ హస్బెండు. సో, నీ చేతుల్లో ఉన్నది నువ్వే చేసుకోవాలి. నువ్వెలాగైనా కష్టపడాలి. తనకు అలవాట్లు మార్చుకోను గానిని, లేదంటే అలా కాదు ఇలా చేద్దామా! లేదా ఇలా నువ్వొక బాయ్ ఫ్రెండ్‌తోను ఫీల్ ఫీలింగే ఫీల్ అయ్యి, నువ్వు మనమ నాకు ఇలాగ ఇష్టం. ఈరోజు సినిమాకి వెళ్దామా? అని చెప్పేత అతన్ని అడగడం. నాకు ఇంట్రెస్ట్ లేదు అంటే, పోని ఇప్పుడు కాదు నెక్స్ట్ వీకైనా నాకు ఇష్టం నాకు చూడాలని ఉందంటే, ఒక మగాడ అనేవాడు ఎక్కడైనా ఒక ఒక లెవెల్‌లోని ఓకే, తను అంత ఇష్టపడుతుంది కదా! చూద్దాం ఏముంది అని ఒక మైండ్ సెట్ వస్తుంది. అలా తన లైఫ్‌ని తనే సర్దుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా పర్సనల్ లైఫే అనుకోండి. మా వైఫ్‌ది నాది మ్యారే ఆహ్, లవ్ మ్యారేజ్.
హుహు. ఓకే. ఓకే.
ఇప్పుడు ఇద్దరం కలిసి ఇంట్లల్లో చెప్పు
ఓకే. మరి లవ్ మ్యారేజ్‌లో నిజంగా అంటే స్వేచ్ఛ, డబ్బు ఇవి రెండూ సమానంగా ఉంటాయంటారా? లేకపోతే డబ్బు ఎక్కువున్నప్పుడు, స్వేచ్ఛ తగ్గుతుంది. అంటే జనరల్ సినారీయో అనమాట. ఒకటుంటే, ఒకటి ఉందదు అని అంటారు కదా! సో, డబ్బు ఉన్నప్పుడు స్వేచ్ఛ ఉండకపోవడం, లేకపోతే స్వేచ్ఛ ఉన్నప్పుడు డబ్బు ఉండకపోవడం. ఇలాంటివి ఏమన్నా జరిగాయా మరి మీ లైఫ్‌లో?
ఆ! ఉంటాయండి. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం మనీ మైండెడ్. అంటే ఎలాగైనా ఎక్కువ సంపాదించాలి ఆహ్, సొసైటీలో టాప్‌లో ఉండాలి. నాకు మైండ్ ఎప్పటి నుండి నా కాలేజి డేస్ నుండి ఉండేది. అది తనకు అప్పటి నుండే తెలుసు. నా క్యారెక్టర్ ఏంటి? నేను ఎలా ఆలోచిస్తాను? ఎందుకంటే, నేను ప్రపోజ్ చేసేటప్పుడే మొత్తం చెప్పేసాను నా కోసం. నాకు మైండ్ ఇలాగె, నా ఫ్యూచర్‌లో ఇలాగుంటది. ఎప్పుడు ఒక అప్పట్లోనే చెప్పాను. ఇప్పుటికేంటి మ్యారేజ్ అయిన తర్వా నాకు మ్యారేజులు తను కూడా తెలుసు నాకు. మా అమ్మలకి ఎంత రెస్పెక్ట్ ఇస్తుంది, మ్యారేజ్ అయిన తర్వాత ఎలాగుంటది? ఏంటని? సో, ఇద్దరం మ్యారేజ్ చేసుకున్నాం. మా పేరెంట్స్‌కి చాలా రెస్పెక్టిస్తుంది, నేను వాళ్ళ పేరెంట్స్‌కి రెస్పెక్టిస్తాను. ఇద్దరం ఒక అండర్‌స్టాండింగ్‌లో ఉంటాము. ఇద్దరం జాబ్స్ చేసుకుంటున్నాము. మా మాకో చిన్న పాపుంది. మా పాపను కూడా మా అమ్మ చూసుకుంటాం దగ్గర ఉండి. మేమిద్దరం జాబులు చేసుకుంటున్నాం. సో, హ్యాపీ లైఫ్. మనీ మనీ కానీ స్వేచ్ఛ అనేది మాత్రం చిన్న తగ్గుతదండి. ఎందుకంటే, ఎప్పుడైతే మనం మనీ మెండ్ పరిగెడతామో, ఖచ్చితంగా మనం కొంచెం ఫ్రీ టైమ్ తగ్గుతుంది.
ఓకే. హ్మ్. ఓకే. హుహు. హుహు. ఓకే. హ్మ్. వాస్తవం. అండ్ ఇంకోటి ఏంటి అంటే, మీరిందాకన్నారు?
ఇంతకుముందులా మేము, ఇది కాలేజు లైఫ్‌లో ఆ! చెప్పండి.
పెళ్లి కాకముందు ఇలా మాట్లాడుకున్నాము అన్నట్టుగా. కానీ ఎన్ని మాట్లాడుకున్నా పెళ్లికి ముందు ఆహ్, పెళ్లి తర్వాత లైఫ్ అనేది రియాలిటీ వేరేగా ఉంటుంది కదా! ఏం లేదన్నా మీరన్న వాటికి ఆహ్, అది పాటించకపోవడం కావచ్చు. ఆమె అన్నా మీ మీకు సపోర్ట్ చేస్తా అని ఏదో సందర్భంలో సపోర్ట్ చేయని సిట్యుయేషన్స్ కూడా వస్తాయన్నమాట. మరి అలాంటప్పుడు ఎలా డీల్ చేస్తారు? ఈ స్వేచ్ఛ కావచ్చు, డబ్బు విషయంలో ముఖ్యంగా.
హ్మ్. అవును. అవును. అవునవును. ఒకటి లే, ఒకటండి. నా టైం బావుందో ఏటో గాని నాకు, నాకైతే ప్రాబ్లమ్ రాలేదు. నేను తనకేదైతే మాటిచ్చానో అదే సరదా, అదే సంతోషాన్ని ఇప్పటికీ ఇస్తున్నాను. అలాగే తను కూడా ఏంటంటే నాకెప్పుడైతే మా పేరెంట్స్‌ని ఎంత బాగా చూసుకుంటదనుకున్నానో అంతకన్నా బాగా చూసుకుంటుంది. సో, ఆ ప్రాబ్లమ్ అయిత అయితే, ఇక్కడ మాకొ ఆ! లక్ బాగానండి. అయితే చిన్నది ప్రాబ్లమ్ ఏంటంటే, ఇంతకుముందు వారం కాలేజ్ డేస్‌లో ఎలాగుండేది. వారాకో 2, 3 రోజులు కాలేజ్లేగొట్టి సినిమాలకిెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు వా ఎవ్రీ సాటర్‌డే ఒక రోజు మాత్రమే ఎళ్ళగలుగుతున్నాం, అంతే తేడా. స్వేచ్ఛ కొంచెం తగ్గింది.
హుహు. చాలా అదృష్టవంతులయితే మీరు. ఏంటి? ఓకే. ఓకే. మిగతాదంతా సేమ్ టు సేమ్ అంతేనా?
ఆస్ ఇట్ ఇజ్, సేమ్. మా బుడత మధ్యలో కూర్చుంది కాకపోతే.
నిజంగా <chuckles> యాహ్! యాహ్! అంటే, స్వేచ్ఛ అంటే ఏంటి, ఆహ్, డబ్బంటే ఏంటి అనేది చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి.
ధన్యవాదాలండి.